ఓకే. ఓకే.
అంటే ఇక్కడ మ్యారేజ్ గూడా కొస్తారు. అంటే అక్కడ మిసయినోళ్ళు అక్కడ రాలేమని చెప్పేసి మాకు చెప్తారు మాట ఫస్టు. మ్యారేజ్ ఎంతమంది ఏంటి ఎంతమంది ఆ! ఎంత మంది దాన్ని బట్టి మేమెస్టిమేషన్ ఏసుకొని దాన్ని బట్టి భోజనాలు వండుతాం. ఆళ్ళకి కూడా అళ్ళు కూడా అంతేనండి. మీరెంత మందొస్తారు ఈవినింగ్ రిసెప్షన్ కని వాళ్ళు ఒక పెట్టుకొని ఆళ్ళు పెట్టుకుంటారు మాట అలాగా. అలా జరుగుతూ ఉంటుందండి అలాగ. అలాగా, అలాగా నా ఫ్రెండ్సయితే అలాగా ఆహ్, సర్డేసుకోవడం మేము మ్యారే మా ఇంట్లో చర్చ్‌లో మ్యారేజ్ అయ్యేలోపు వచ్చాకండీ నిజంగా క్రిస్టియన్ మ్యారేజయితే ఫ్లోటింగ్ ఒకేసారి వస్తదండీ భోజనాలకి.
ఓకే. ఎంతమందొస్తారు అని. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
అంటే హ్మ్.
ఓకే. అంటే అందరూ ఒకటే సారి స్టార్టయిపోతారా?
అందరూ ఒకేసారి స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే మ్యారేజయిపోయాక అంతా అయిపోద్ది వచ్చేస్తారు. కాని హిందూ మ్యారేజ్‌కైతే ముహూర్తం ఉంటది. కాబట్టి ఆ టైం‌లో వస్తా ఉంటారు యెళ్తా ఉంటారు. అలా కాదు మాదైతే.
హ్మ్. అంటే ఎవరి కన్వీనియంట్‌గా వాళ్ళు స్లోగా అంటే దగ్గర వాళ్ళు లేట్‌గా తింటారు, దూరం వాళ్ళు ఫస్ట్ తినెళ్ళిపోతుంటారు, కొంతమంది తినడానికి మొహమాట పడతారు, ఫోటోలు దిగాలి స్టేజెక్కి ఇవన్నుంటాయి గాబట్టి <sniffs> ఎవరికి నచ్చింది వాళ్ళు జేస్తూ ఉంటారు. అక్కడేమో మొత్తం ఒకటేసారి లంచ్‌కెళ్ళిపోతారేమో.
అవునండి. చేస్తూ ఉంటారు. అవునండి. ఆవ్ అవునండి. లంచ్‌కొకేసారి ఎళ్ళిపోతారు మావొళ్ళు. నిజంగా ఫ్లోటింగుందండీ నిజంగా ఎంత బాగా సర్వీస్ చేసారంటే వడ్డించారంటే అయ్యిబాబోయి! సూపరండి. కాళ్ళాగేసినా పాపం భోజనాలు చేయలేదండి ఆళ్ళు. ఏంటంటే ఒక 6 బంతుల వరకు ఎంత ఫ్లోటింగ్ ఉందో. అంత ఫ్లోటింగ్ కూడా పాపం వాళ్ళు అంటే అప్పుడు మేము క్యాటరింగ్ పెట్టలేదండి ఇంకా <smacks lips> కుదరలేదింకా. చేయించేసి ఇంకా క్యాటరింగ్ బాయ్స్‌ని పెడదామనుకున్నాం. ఆ హడావిడిలో మర్చిపోయాం మేమింక ఆ హడావిడిలో మర్చిపోవడంతో ఎంత ఇబ్బందైయింది మాకు. పాపం ఆళ్ళే చేసా అంతా నేనైతే అది మర్చిపోలేనండసల. కాని మా సిస్టర్ మ్యారేజ్‌కైతే క్యాటరింగు పెట్టేసుకున్నామండి బాయ్స్‌ని అంటే అప్పుడు చాలా రోజుల తర్వాత మాకు ఇంట్లో మ్యారేజు ఫంక్షన్ కదండి! మరి. ఆ రోజు కొంచెం మేం దాన్ని బట్టి సెకండు ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేసుకున్నాంమాట. ఇలా అయితే అది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనండి మా ఫ్రెండ్స్ చేసింది. అంతలా
ఓకే. హుహు. అవునా? చేయించారు గదా! అవును. ఓకే. ఓకే. ఓకే. <chuckles> అవునండి. ఆ! అవునవును. ఓకే. అండి. <chuckles> అవునండి. అవును. వాళ్ళు మర్చిపోలేరు యాక్చువల్లీ ఎంత కష్టపడి వాళ్ళు వాళ్ళ ఇంట్లో గూడా అంత కష్టపడి ఉండరు. ఆ అట్లా మీరు అడగక ముందే వచ్చి అంత కష్టపడ్డారంటే చాలా మంచిదే. అయితే ఎన్ని ఇయర్స్ అయిందిది జరిగి?
కాని అదిప్పుడు అవునండి. అవును. అవునండి.

ఓకే.
చదువుకుంటుంటుంటే ఇప్పుడు వాళ్ళకి ఫోను జేసి, ఇలా జరిగింది, ఇలాగన్నారంటే వాళ్ళని రమ్మనలేదండింగ. గా అంతా దూరం కదా! ఇబ్బంది పెట్టడడం ఎందుకు? ఆళ్ళు చదువుకుంటున్నారు కదా! అని చెప్పేసి ఎంగేజ్‌మెంట్‌కెందుకులే అని చెప్పేసి అన్నాను మాట. వాళ్ళుండిపోయారు. ఇంట్లో మా ఇంట్లో ఒకల్ని పెట్టామన్మాట, మా పెదనాన్న కొంచెం అతనూ డ్రింక్ చేస్తాడు. ఇంట్లో ఉన్నాడన్నమాట. కజిన్ సిస్టర్ ఒక అమ్మాయుందండి ఇంట్లో మా ఇంట్లో. ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగోక ఎంగేజ్‌మెంట్‌కి రాలేకపోయి, "ఇంటి దగ్గర ఆగిపోతానులే నేను" అని చెప్పేసి అన్నది, ఇంటి దగ్గరుండిపోయిందన్నమాట.
ఓకే, ఓహ్! ఓకే. ఓకే. ఉండిపోయింది. ఓకే. ఓకే.
ఓకే, అలా అయితే ఇప్పుడు అతను చెప్తే "సరేలే మేము చూసుకుంటాంలే" అని జెప్పేసి, ఒక నలుగురు ఫ్రెండ్సు, ఐదుగురు ఫ్రెండ్సు పోగయ్యారండి. అక్కడే ఉన్నారు, లైబ్రరీలో ఉన్నారు. ఒచ్చి అతను ఆ! వాళ్ళొచ్చారండి. ఒచ్చి వంట మనిషి దగ్గరకొచ్చారు మాట. "సేప్పండి, ఏం కావాలి? మేమందిస్తాం." అని జెప్పేసన్నారు. సర్లే అయితే, వాళ్ళు వాడుకున్నాడండి! ఆ వంటోడు! మామూలుగా వాడుకోలేదన్నమాట ఇంగసలు! నేను కూడా అంతలా చేయలేనేమో. నా ఫ్రెండ్స్ మాత్రం అంత బాగా చేశారు. ఎలాగంటే ఫస్ట్ సరేలే ముందు కట్టెలు కావాలి కదా! కట్టెలు తెచ్చేయండి మరి, వంట కావాలికి ఇయి కావాలి కదండీ పొయ్యిలోకి.
ఓకే. వాళ్ళొచ్చారా? ఓకే, ఓకే. ఓకే. అవునా? అన్ ఓకే. ఓకే. కట్టెలా? ఓకే, ఓకే. హ్మ్. ఓకే.
యెస్, యెస్. కట్టెలు. అయితే 100 కేజీలు చెప్పాడంటండి. అయ్యెంత బరువు ఉంటాయండి అసలా! పాపం వాళ్ళు! ఓ
అవునవును. 100 కేజీలంటే అసలెంత కష్టం. యాహ్!
నిజంగానండి! అవును. అసలు ఆళ్ళు తిరిగారండి. తిరిగి తిరిగి రెండు ఒక స్కూటీని ఒకటేమో బైకు. స్కూటీ మీద ఎదరేసుకొని మధ్య కొంతమందేమో ఈ బండ్లు మధ్యలో ఒకడు ఎడ్తుంటే వెనకాల మధ్యలో అలా జారేశారండి అసలా 100 కేజీలు.
హ్మ్. ఓకే. ఓకే. అవునండి. బండ్ల మీద కష్టం. ఇప్పుడు ఆటోనో, కారో అంటే ఎల్లో ఏదోలా ఇరికించేయొచ్చందులో. బండ్ల మీద పట్టుకొని ఇంకొకరు కూర్చోవాలి గదా! అసలు చాలా కష్టము. యాహ్!
అవునండి. పాపం అవునండి. అవును. మరి ఆటో పురమాయించలేదు, ఎ ఎందుకు చేయలేదని అనుకున్నారంట. ఆటో పురమాయిద్దాం అంటే లేదిక్కడ చేయించేద్దాంలే. మనం బండ్లేసుకెళ్ళిపోవచ్చని చెప్పేసన్నారు. మళ్ళా ఆటో అంటే ఎంతకి నాలుగొందలెంతో తీసుకుంటాడు. అది కూడా మా గురించే ఆలోచించారు, ఎందుకులే అంత ఖర్చని.
ఓకే. అవును.

ఎంతండి ఒక 100 మీటర్సో, 150 మీటర్సో, ఉంటదంతే.
ఆ! ఓకె. ఓకె. ఓకె.
ఓకే. అలాగైతే బుక్ చేశారు, ఆటో బుక్ చేశారండి. బుక్ చేశాక, చెప్పారు మాట నాకు ఇలాగ. సరే, ఇంటి దగ్గర ఉండా కదా, కొంచెం ఆటో చో ఆటో చూసేయండన్నా ఎందుకులే ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అన్నాను. ఆటో చూశారండి, తీసుకొస్తారు వాడింటికి. ఇంటికి తీసుకొచ్చేశాక, పాపం ఏంటి ఉల్లిపాయలు బస్తాలయన్నీ ఉంటాయి కదండీ.
ఓకే. ఓకె. అవునవును.
అవన్నీ పాపం ఆటోలో ఎక్కించే వాళ్ళే, ఆటోలో ఎక్కి ఆ! బరువులు మోసి పాపం, ఆ ఆటో యెనకాల యెళ్లి, మళ్ళా అక్కడ దించుకొని అలా చేశారండి. చేశాక మళ్ళీ పోనీ ఇయి అయితే చేశారు. నెక్స్ట్ ఆడేమడుగుతున్నాడంటే, కత్తిపీటలు కావాలన్నాడు. మా ఇంట్లో కత్తిపీట ఇచ్చాం. వచ్చారు వాళ్ళు
బరువులు మోసి, ఎక్కి <giggles> అంతే. ఓకే. ఓకే. అన్నీ ఒకటేసారి అడగొచ్చు కదా! <chuckles>
ఆ! అవునండి. ఒకేసారి అడగొచ్చు కదా! ఆటోలు వేసేయుదును గదా! కత్తిపీట కావాలన్నాడు, సర్లే కత్తిపీట ఇచ్చాం. ఒకటి కాదు, ఇంకా కావాలి. 2, 3 కావాలన్నాడు. తమ్ముడు ఇలా 2 కావాలన్నారంట అలా అని చెప్పేసి అంటే, మా ఇంట్లో చెల్లుంది కదండీ, కజిన్ సిస్టరు, ఫోను జేశాను. ఫోను జేస్తే
హ్మ్. ఓకె. ఓకె. ఓకె. అవునవును. అవును.
పోనీ లేదు ఒకటే ఉంది కదా అని చెప్పేసి అలా అంటే, పోయి నీ పక్కింటోళ్ళని అడుగు, శారదాంటి ఉన్నారు కదా! పక్కన అని చెప్పేసి అన్నానుమాట. అంటే పాపం ఆ అమ్మాయి ఆ! ఇచ్చిందండి. ఆ అమ్మాయి పాపం వాళ్ళిం‌టికెళ్లి ఇచ్చిందనమాట. సర్లే, ఇచ్చేసాక పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ బకెట్లు కావాలన్నాడు. 2, 3 బకెట్లు. ఎన్ని సార్లు తిప్పాడు చూడండి. ఒక ఐ
ఓకె. ఇచ్చారా? ఓకె. ఓకె. ఓకె. వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి గుర్తొస్తదా!
ఆ! ఏమనడు. ఒక్కొక్కటే అలా ఇంట్లో కూడా అంతే. చూశారా ఎప్పుడైనా సరే, వంటకు కావాల్సినయన్నీ మా అమ్మ కూడా అలాగే చెప్తదండి. ఒకసారేమో పంచదార పట్టు‌రమ్మంటది. టీపొడి లేదురా మర్చిపోయానురా అంటది. ఇలాగ ఒకొక్కటి చెప్పరు ఆళ్ళు ఇంకలాగా. ఎం మరి ఎందుకు చెప్పరు గానీ. అలాగా ఇప్పుడు మళ్ళీ బకెట్ బకెట్లడిగారండి. యెళ్లి పాపం బకెట్లు ఇచ్చారు యెళ్లి. బకెట్లు తరవాత మళ్ళీ ఇంకాలీదేదో బిందేదో, డ్రమ్ ఏదో కావాలనంట వచ్చారండి. ఆళ్ళు అడిగారండి పాపం. "పోనీ, ఆ! టీ పెట్టిస్తావా? కొంచెం మీ చెల్లి ఉంది కదా! తిరుగుతున్నాం కదా," అని చెప్పేసి అన్నారొకరు. సర్లే ఉండు చెప్తాను అని చెప్పేసి మా చెల్లికి ఫోను చేసి టీ అడుగుతున్నారమ్మ ఇలాగా అని జెబితే, టీ పెట్టాలా ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగోలేదనండి.
అద్ అవును. అవునవును. <chuckles> అవును. ఓకె. ఓకే. ఓకె. హుహుహు. ఓకె.